రోజూ ఏదో ఒక పననేదుంటుంది. జాబ్ చేసే వాళ్ళకయినా సరే, ఇంట్లో ఉన్నవాళ్ళకయినా సరే, పని అనేదీ ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఈ జాబ్ చేసే వాళ్ళకి పని ఎలాంటిదంటే, కొన్నిసార్లు వర్క్ ఫ్రమ్ హోమ్ బెట్టటం వల్ల, ఆ ఫోన్లో మీటింగ్‌లెటెండవుతూ, జూమ్ మీటింగ్లు, ఆన్‍లైన్ మీటింగ్లని జెప్పి, ఇంట్లో నించే ఎటెండవుతూ ఉంటారు. ఈ కొన్నిసార్లు ఈ వర్క్ ఫ్రమ్ హోమనేదెలా ఉంటుందంటే, మనమూ ఇంట్లో ఉన్న పనులకీ ఆహ్, అంటే ఇప్పుడు ఇంట్లోనే ఉంటాము. మీటింగ్సె అటెండవుతాము, కానీ ఇంట్లో సరిగ్గా టైమ్ స్పెండ్ జెయ్యని రోజులు గుడా ఇలానే ఒస్తున్నయనమాట. కుటుంబంతో సరైన ట్ సమయమనేది స్పెండ్ జెయలేకపోతున్నాం. ఈ మీటింగ్సనేవి కొంచెం ఎక్స్‌టెండవ్వడం వల్ల గానివ్వండి, లేకపోతే ఎక్కువ వర్క్ ఇవ్వడం వల్లయినా సరే, ఈ ఆహ్, డిజిటల్ దానికి సరిహద్దు మీరు ఎలా పెడతారనమాట?
హ్మ్. అవునండి. నిజంగా. హ్మ్. అవునండి. హ్మ్. హ్మ్. అవునండి. అవునండి. హ్మ్. అయితే, నిజంగండి. అంటే, ఇప్పుడు ఈ మధ్య ఎలాయిపోయిందంటే, విపరీతమైన టెక్నాలజీ పెరిగిపెయింది. అంటే, టెక్నాలజీ డ్రివెన్ వల్డంటారు గదా! అది క్లియర్‌గా మనకి కనిపిస్తుందండి చెప్పాలంటే. అయితే, ఫోను వాడకమనేదెలా అయిపోయిందంటే అండి, మన శరీరంలో ఒక భాగంలా అయిపోయిందనమాట ఫోను అనేది. అంటే, ఒక్క స్ ఒక్క సెకెండ్ మనకి ఫోను గనిపిచ్చకపోతే అల్లాడిపోతాం మనం చెప్పాలంటే. <smacks lips> అంటే, దాన్నీ తప్పు కూడా పట్టలేమండి. ఎందుకూ అనంటే, ఇప్పుడు ఒకప్పుడుకో ఒకప్పుడుతోనే చూసి, ఇప్పుడు కంపేర్ చేసుకున్నామనుకోండి. అంటే, మనా మనకి సంబంధించిన ఆహ్, డీటెయిల్స్ కానివ్వండి, మన చదువు పరంగానా, లేకపోతే ఉద్యోగ పరంగానా, ఆ డీటెయిల్సన్నీ ఫోన్లో స్టోరైయ్యున్నాయండి. అంటే య టెక్స్ట్ కానివ్వండి, చాట్స్ కానివ్వండి, ముఖ్యమైనవన్నీ ఉన్నయనమాట ఫోన్లోనే. సో, మనవింక తప్పు బట్టలేం, కానీ
అవును. అవును. నిజంగా. అవును. అవును. హ్మ్. హ్మ్. అవును. అవును. అవును.
ఎలాగంటే అండి. ఫోను అనేది మన జీవితంలో ఒక భాగం మాత్రమే. అదే జీవితంలాగా బతకకూడదు. అంటే
హ్మ్. ఇది కరెక్ట్ అండి. ఎందుకంటే కొంతమంది ఎంత లీనమైపోతున్నారంటే ఈ ఫోన్లలో ఎప్పుడైతే ఈ ఆన్‍లైన్ క్లాసులు అనేవి మొదలైనాయో ఈ పిల్లలకి అప్పుడు చిన్న పిల్లలు కూడా అండి అంటే సెవెంత్, ఎయిత్ ఇవి చదివే వాళ్ళు కూడా ఫోన్లు కొనేసుకొని నాకు ఆన్‍లైన్ క్లాస్లున్నాయి. నేను చదువుకోవాలి అని జెప్పి ఫోన్లకి బాగా అంటే బాగా హ్యాబిచ్యువల్ అయిపోయినారు. ఈ దాన్ని ఒక డ్రగ్‌కి ఎలా అయితే అడిక్ట్ అవుతారో ఆ ఫోన్‌కి అలా అడిక్ట్ అయిపోయారు చాలామంది పిల్లలు గానివ్వండి టీనేజర్స్ కానివ్వండి గేమ్స్ ఆడుతూ సో హ్మ్.
హ్మ్. నిజంగండి. నిజంగా నిజంగండి. అం అసలు వయసుతో సంబంధం లేకుండా ఏ లీనమైపోయారండి చెప్పాలంటే.
అవునండి నిజంగా. దీనివల్ల డిస్ట్రాక్షన్స్ గూడా చాలా మటుకు అవుతున్నాయి. అంటే వాళ్ళు ఇంట్లో కుటుంబంతో సమయం అనేది స్పెండ్ చేయట్లేదు.
చాలా చాలా. అవునండి. అవునండి. అయితే కుటుంబం అంటే నాకు ఒకటి గుర్తు గుర్తొచ్చిందండి. అంటే నేను నా పని జీవితం ఇంకా డిజిటల్ సరిహద్దు ఎలాగా సమతుల్యత బ్యాలెన్స్ అనేది ఎలా మెయింటెయిన్ జేస్తానంటే, ఈ నేను రీసెంట్‍గానే అండి ఒక నియమం పెట్టానండి మా ఇంట్లో. ఏంటి అనంటే, అంటే నేను అందరిలో చిన్నోన్నండి నేనే. అంటే మా అమ్మ, మా నాన్న మా అక్క, బావ ఇంకా నేనన్నమాట ఉండేది. అంటే నేనే చిన్నోణ్ణి కానీ ఎలాగంటే అండి మా అక్కకి పెళ్ళైపోయింది. అంటే మా ఇంటి పక్కనే ఉంటారు. అంటే పక్క గల్లీలోనే పక్క లేన్‌లోనే ఉంటారన్నమాట.
అవును. హ్మ్. హ్మ్. ఓకే. ఓకే. హ్మ్. హ్మ్. ఓకే. మ్యారేజ్ అయిపోయింది ఓకే మీ ఇంటి దగ్గరలోనే ఉంటారు.
హ్మ్. దగ్గరలోనే అంటే సేమ్ కాలనీ అండి. జస్ట్ పక్క లైన్‌లో ఉంటారన్నమాట.
ఓకే. ఓకె.
అయితే వాళ్ళెప్పుడు అనంటే, ఆహ్, ఆదివారం రోజు లంచ్‌కి అంటే మా ఇంటికి వస్తారండి. ప్రతి ఆదివారం అనమాట. అప్పుడప్పుడు సాటర్డే నైట్ డిన్నర్‌కొస్తారు. ఇంకా ఖచ్చితంగా ఆదివారము డి లంచ్‌కి అయితే వచ్చేస్తారనమాట చెప్పాలంటే. అయితే ఆహ్, ప్రతిసారి ఏమవుతదంటే అండి వాళ్ళొస్తారు ఏదో నామ్‌కే వాస్తే వస్తారు. ఇంకా వాళ్ళ ఫోన్లలో వాళ్ళుంటారు. మా తల్ మా అమ్మగారిని చూస్తే, ఆవిడ ఫోనులోనే ఉంటారు. మా నాన్నగారిని చూస్తే, ఆయన కూడా ఫోనులోనే ఉంటారు. ప్రతి ఒక్కరు ఫోనులో మునిగిపోయి ఏదో తినేసిన తర్వాత ఏదో అట్లా కూర్చొని కూర్చున్న సమయంలో కూడా ఫోను గడిపేసి. ఎవరి పనులల్లో వాళ్ళు ఎళ్ళిపోతూ ఉంటరండి.
ఓకె. ఆ! హ్మ్. హ్మ్. హ్మ్. ఓహ్! హ్మ్. అవును అసలు చెప్తుంటే నాకు గుర్తొస్తుంది. ఇంతకుముందు ఎక్కడ ఎవరన్నా చుట్టాలు వచ్చినప్పుడు కూర్చొని అందరూ కలిసి కూర్చొని మాట్లాడుకుంటాం గాని, ఇప్పుడు ప్రతి ఇంట్లో అండి ఫోనున్నాక, ఇప్పుడు చిన్నగా ఏదైనా మాట్లాడుతూ కూడా సమాధానం ఫోను చేతిలో పట్టుకునే ఇస్తున్నారనమాట ఏదన్నడిగితే. హ్మ్.
హ్మ్. నిజంగా నిజంగా అండి. అసలు చాలా దారుణం అన్నమాట ఇదంతా చెప్పాలంటే.
మరి మీరు ఎలాంటి నియమం అనేది పెట్టారు? ఇలా జరుగుతుంది కదా! దీన్ని ఇలా ఆపడానికి?
హ్మ్. అయితే అండి నేను ఒకరోజు ఇలానే ఆదివారం లంచ్‌కి అయితే వచ్చారనమాట మా అక్క, బావ. అంతా బానే నడుస్తుందండి తింటున్నారు ఫోను చూసుకుంటున్నారు. అయితే నేను ఒక్కసారిగా సినిమాలో జరిగినట్టు టేబుల్‍ని కొడతారు కదండీ డైనింగ్ టేబుల్‍ని. అలాగ డైనింగ్ టేబుల్ మీద కొట్టా అనమాట నేను. కొట్టి మా అమ్మగారు, మా నాన్నగారు అందరూ "అదేంటి ఏమైంది అంత సడన్‍గా" అనంటే మనము అందరం కలిసేదే వారానికి ఒక రోజు లేకపోతే 2 రోజులు అప్పుడు కూడా మనం కూర్చొని తినేటప్పుడైనా మాట్లాడకపోతే ఇంకెప్పుడు మాట్లాడుకుంటాము. మన జీవితంలో ఏం జరుగుతుంది? ఇంకా భవిష్యత్తులో ఏం చేయబోతాము? ఒక్కసారిగా మనలో మనం అన్నీ పంచుకున్నామంటే. మనకి మనమే తోడున్నాం కదా! అంటే కుటుంబ సభ్యులే ముఖ్యం కదా! అది కూడా ప్ ఆహ్, అంటే ప్రతిసారి ఫోను చూడడము అంటే ఇది ఎంతవరకు కరెక్టు? ఇప్పటి నుంచి ఇంటికి రావాలనుకుంటే ఎవరి ఫోన్లు వాళ్ళ రూములలో పెట్టేసిరండి. మీరు చార్జింగ్‌లో పెట్టుకుంటరో స్వి స్విచ్ ఆఫ్ చేసుకొని పెట్టుకుంటారో మీ ఇష్టం. కానీ ఫోననేది మీ రూమ్‍లో పెట్టేసుకొని రావాలని నెక్స్ట్ వీక్ నుంచి అని, ఆహ్, వచ్చే అంటే దాని ఫాలోయింగ్ వారం నుంచి సండే రోజు ఫోన్లు తీసుకొచ్చినా కాని అందరూ సోఫా మీద పెట్టేసి డైనింగ్ టేబుల్ మీదకొచ్చారండి చెప్పాలంటే.
ఓకె. అవునవును. ఓకె. హ్మ్. అవును. అవును. అవును. హ్మ్. హ్మ్. బా చెప్పారండి హ్మ్. హ్మ్. హ్మ్. కూర్చున్నప్పుడు మాట్లాడుకుంటే చక్కగా మాట్లాడుకుంటా, తి గా మాట్లాడుతా తింటే ఉప్పుడు ఏదైనా ఒక పంచుకోవడం కానివ్వండి, ఐడియాలు కానివ్వండి, లేకపోతే ఏదైనా ఒక మంచి విషయాన్ని మొదలుపెట్టడానికైనా కానివ్వండి. ఎవరైనా మాట్లాడితే మనం కూడా మాట్లాడొచ్చు మాటలనేవి కలుస్తాయి. ఎవరికి వాళ్ళు ఫోను చూసుకుంటా కూర్చుంటే మీరేం మాట్లాడరు నేనేం మాట్లాడను ఎవరేం మాట్లాడుకోరక్కడ.
హ్మ్. నిజంగండి. హ్మ్. నిజంగా అండి వాస్తవం ఇది మాత్రం. ఎందుకు అనంటే ఇట్లా అంటే మేము అప్పుడు ఆ నియమం పెట్టిన తర్వాత వచ్చే వారం వాళ్ళొచ్చారు. అంటే చాలా చక్కగా మాట్లాడుకున్నామండి ఆ సమయంలో. అంటే జీవితంలో జరుగు అంటే మా అక్కా బావ డాక్టర్లనమాట. వాళ్ళకి హాస్పిటలులో ఏమేమి జరుగుతున్నాయి ఇట్లాంటి కేసెస్ వచ్చాయి? ఎట్లాంటి పేషెంట్స్ వచ్చారు? నా ఆఫీస్‍లో నాకు ఎలా జరుగుతుంది? నా టార్గెట్ ఏంటి? నా ప్రాజెక్ట్స్ ఏంటి? మళ్ళీ నాన్నగారు బిజినెస్ గురించి కానివ్వండి, అమ్మగారు అంటే తను చాలా చాలా పనులు చేస్తూ ఉంటారనమాట ఆ పనులు. ఇవన్నీ మాట్లాడుకుంటూ అండి ఒకరికొకరము చిన్న చిన్న సలహాలు ఇచ్చుకుంటూ ఎళ్తామండి. ఇక్కడ బాగా చేయొచ్చు అంటే మనం ఇంప్రూవ్ అవ్వు అవ్వద్ ఆహ్, అవ్వే ఆహ్, ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి అనమాట అవకాశాలు.
అవును. అవును. అవును. హ్మ్. హ్మ్. అవును. అవును. హ్మ్. అవును. అంటే ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకుంటేనే కదా! మనకి తెలిసేది. ఇన్‌కేస్ మనలో ఏదైనా విషయం అనేది ఏదైనా నెగెటివ్ విషయం ఏదైనా ఉంటే, మన వాళ్ళు మనల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. మన చుట్టుపక్కల మన కుటుంబం కాబట్టి అరేయ్! ఇలా కాదురా ఇలా చెప్పు ఇలా చెయ్యి అని చెప్తా ఉంటే మనం ఏదన్నా చేంజ్ చేసుకోగలుగుతాం మనలో. అదే మనం ఎవరితో మాట్లాడుకోకుండా ఫోన్లు చూసుకుంటే. సమయమంతా ఫోన్‍లో గడిపితే, ఇంకెప్పుడు మాట్లాడుతు మాట్లాడుకుంటాం మనసు విప్పి.
అవునండి. అవునండి. హ్మ్. ఖచ్చితంగా. హ్మ్. ఖచ్చితంగండి. నిజంగా. చాలా అద్భుతంగా చెప్పారు. అంటే, ఆ ఒచ్చే సమయాన్ని గూడా మనము జాగ్రత్తగా కేటాయించకపోతే, ఇంక మనకి బహుశా మాట్లాడుకోడమంటే గూడా మర్చిపోతావేమో అండి కుటుంబ సభ్యులతోని.
హ్మ్. హ్మ్. నిజ్జంగా అండి. అంతలాగా లీనమైపోతున్నాం, ఫోన్లో అసలు. ఇప్పుడూ హ్మ్. మీరూ ఈ బీటెక్ స్టూడెంట్స్‌ని కానివ్వండి, ఐడియా ఉంటే, వీళ్ళెలా చేస్తారంటే, అక్కడ ఎగ్జామ్స్ కంటే ఎక్కువ వీళ్ళు ఫోనుల్లో గడపడమనేది మెయిన్‌గా ఎంచుకుంటున్నారనమాట. ఎగ్జాముంటే సరే, ఏమైంది వన్ డే బ్యాటింగ్ జేసుకుంటాము, ఫోను చూసుకోడం ఇంపార్టెంటిప్పుడు అనంటున్నారు చాలామంది పిల్లలు. ఇప్పుడు వీళ్ళకీ, ఈ ఫోను వల్ల చాలా ఎంతైతే డిస్ట్రాక్టయ్యారో, దీన్ని కొంచమన్నా అసలు ఎలా వీళ్ళు మరీ మాములు స్టేజ్‌కొచ్చీ, ఈ ఫోనుకి దూరంగా పెట్టాలంటే, అసలు ఏదైనా మార్గవనేదుందా? అసలు చూశారా ఇలాంటి వాళ్ళని?
ని నిజంగండి అప్పుడు హ్మ్. హ్మ్. నిజంగా. నిజంగండి. <laughs> నిజంగానే. నిజంగండి. చాలామందినండీ, అంటే, బహుశా నేను గూడా అట్లాంటి వ్యక్తుల్లో నేనొకడిననమాట ఒకప్పుడు. అంటే, నా బీటెక్కయిపోయి దాదాపు 3 సంవత్సరాలయిపోయింది. అయితే, ఆహ్, నేను అప్పుడు గూడా నేను గూడా బీటెక్‍లో అంతే అండీ. అంటే, ఆహ్, మనకి ఎలాగంటే, ఎగ్జామ్ రేపంటే ఇవాళ మార్నింగ్ నుంచి మొదలుపెట్టేద్దాము, అంటే, నాకొక పాలసీ ఉండిందండి. ఏంటి అనంటే, ఎగ్జామ్ ముందు చదువుకున్నానంటే, ఖచ్చితంగా గుర్తుంటదండి నాకు.
ఓకే. ఆ! ఓకే. హ్మ్. నిజంగా. అదైతే నిజంగా అదీ కరక్టే. ఎందుకంటే, నా విషయంలో కూడా అదే జరిగింది. నేను అలానే మొదలుపెడతాను.
ఆ! అవునండి. ఓకే. ఓకే. అంటే అండీ ఇప్పుడూ, ఎప్పటనుంచో చదువుకుంటూ ఒస్తే అది ఊరికెనే మర్చిపోతుంటాం. ఎలాగైనా ఆహ్, చివరికొచ్చేసరికి మర్చిపోతాం. మళ్ళీ జదువుకోవాలి. అదేదో అప్పుడే చదువుకుంటే అయిపోతది గదా అన్నట్టుండేవాడిని. నేను గూడా అప్పుడు గేమ్సని రకరకాలుగా ఆడుతూ ఉండేవాడినండి చెప్పాలంటే. అంటే, ఇంకా ఒ ఒక విషయమేంటి అంటే అండి, మనకి పిల్లలిని ఎలాగా పెంచాలి, అంటే అంటే బీటెక్ కాబట్టి పిల్లలే వాళ్ళు ఖచ్చితంగా. వాళ్ళకీ తిప్పి, తిప్పి గొడితే ఆహ్, ఏ పద్ 19, 20, 21 సంవత్సరాలు ఉంటయనమాట. అంటే, వాళ్ళకీ ఒక క్లారిటీ అనేది ఇవ్వాలండి చెప్పాలంటే. నువ్వు చదువుతుంది, నీకు నచ్చింది చదవాలి నువ్వు కోర్సనేది. అది
హ్మ్. అవును. హ్మ్. హ్మ్. అవును. అవును. అవును. అవును. ఈ పేరెంట్సనేవాళ్ళేంటంటే, కొంతమంది రిస్ట్రిక్షన్స్ పెడతారు గదండి. అంటే, మేవిది చెయ్యలేకపోయాం, మా ఏజ్‌లో, మా వయసులో అది నువ్వన్నా తీరుస్తావని జెప్పి మేమాశపడుతున్నామని చెప్పి, ఇలా రుద్దేయటం కూడా కరక్ట్ కాదంటారు కరక్ట్ కాదనుకుంటున్నా నేనైతే.
హ్మ్. ఖచ్ ఖచ్చితంగండి. అది పేరెంట్స్‌కీ అంటే, అది చాలా పెద్ద పదము. అంటే, అదొక కామన్ సెన్సనేది ఉండాలనమాట ఖచ్చితంగా. అ అంటే, పిల్లలకి కూడా ఆ ధైర్యమనేదుండాలండి. నేను చెయ్యను అని చెప్పి డైరెక్ట్‌గా చెప్పేయాలనమాట. మహా అంటే తిడతారు, మహా అంటే బాధపడతారు, కానీ తర్వాత వాళ్ళు అర్థం జేసుకుంటారు ఖచ్చితంగా. హ్మ్.
హ్మ్. అవును. అవును. నిజం. హ్మ్. ఫ్యూచర్ కదండీ. ఇతను ఫ్యూచర్రు వాళ్ళు మేం చెయ్యలేకపోయామని జెప్పి నువ్వు చెయ్యమంటే, ఇతనికి ఏవోక గోలుండుంటుంది. ఇప్పుడెలా ఉంటదంటే, నాకిష్టం లేదని చెప్పినా సరే, అవ్వు, అవ్వు అని జాయిన్ జేస్తారు. వాడికక్కడ జాయినయిన తర్వాత, అక్కడ ఏవర్థం గాదనమాట. నాకర్థం గావట్లేదని చెప్తే, నువ్వందరికెందుకు అందరికొస్తుంది, నీకొక్కడికే ఎందుకు రావట్లేదు అని చెప్పి, ఇలా ఇంకొక రకంగా ఎటాక్ జెయటం మొదలుపెడతారనమాట ఎమోషనల్‌గా పేరెంట్స్. ఆ!
హ్మ్. హ్మ్. అవునండి. నిజంగా. <giggles> నిజంగా. నిజంగండి. అదే అండీ, ఎవ్వరికన్నా తల్లితండ్రులుకు కానివ్వండి, ఆ పిల్లలకి కా కానివ్వండి, అదీ వాళ్ళకి అదొక క్లారిటీ అనేదుండాలనమాట. వాళ్ళకి పిల్లలకి ముఖ్యంగా ధైర్యంగుండాలండి. తల్లితండ్రులకి చెప్పే ధైర్యముండాలనమాట. అది అంటే, నాకిదొద్దు, నేనిదే చెయ్యాలి. అంటే ఒకటే అండి, వాళ్ళకేం జెప్పాలంటే, నువ్వు చేసే పని, లేకపోతే నువ్వు చదువుకునే చదువు, నీకు నచ్చిందయ్యుండాలి. అది నువ్వు ఒక బాధ్యతలాగా చెయ్యాలి, కానీ అదొకా ఒత్తిడిలాగా చెయకూడదన్నట్టు వాళ్ళకి క్లారిటీ ఇస్తుండాలండి చిన్నప్పడనుంచే.
అవును. అవును. హ్మ్. హ్మ్. ఓకే. అవును. ఇష్టంతో చదవాలి. కష్టంతో ఎంత చదివినా సరే బుర్రకెక్కదనమాట. ఇష్టంతో చేసుకొనింక చదువుకుంటా ఉండాలంటున్నారు.
హ్మ్. నిజంగండి. ఏ పని, చదువనే కాదండి. ఏ పనైనా కానీ, మనకి నచ్చింది చెయ్యాలండి. అంతే.
హ్మ్. అవును, ఖచ్చితంగా. మరి హ్మ్. చెప్పండి.
ఇంకొకటండి చెప్పండి. చెప్పండి.
మరేంటంటే, ఇప్పుడు ఈ ఆన్‍లైను ర్ ఎక్కువగా ఆన్‍లైన్‍లో చదువుతున్న వాళ్ళేంటంటే చిన్న, చిన్న వాటికి డిస్ట్రాక్షన్స్ అవుతున్నారనమాట. అంటే ఆహ్, ఒకసారి చదువుకుందామనే ఓపెన్ చేసి, వేరేవి చూటం కానివ్వండి, ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేయనియండి కానివ్వండి. ఇలాంటి వాళ్ళకి ఇలా ఏదైనొకటి స్పెసిఫిక్ టైమ్‌గా పెడి టైమ్ సెన్స్ లాగా పెట్టుకుంటే మంచిదంటారా? అంటే, 2 అవర్స్ చదువుకోవాలి, హాఫ్ ఎన్ అవర్ ఫోను, 10 మినిట్స్ బ్రేక్. ఇలా పెట్టుకుంటే ఏదైనా ఆహ్, కొంచెం మార్పనేదొస్తుందంటారా?
హ్మ్. హుహు. ఖచ్చితంగా. అవునండి. హ్మ్. అవునండి. హ్మ్. హ్మ్. అవును. హ్మ్. హ్మ్. హుహు. ఖచ్చితంగా మార్పొస్తదండి. కానీ దానికంటే ముందు మనం ఇందాక అనుకున్నట్టు, వాళ్ళకి చదువుకోవాలని చెప్పి ఇష్టముంటే, అసలు ఫోనే ముట్టరండి చెప్పాలంటే.
హ్మ్. అవును. నిజంగా. అంటే, ఎంతిష్టం ఉన్నా సరే, ఓ డౌట్ అడగటానికి చాట్‌జీపీటీ ఓపెన్ చేస్తామండి. వెంటనే ఇన్‌స్టాగ్రామ్ నుంచి నోటిఫికేషనొస్తుంది ఆ యాప్‍‌లోకి వెళ్ళిపోతాం. ఎంత ఇంట్రెస్టున్నా సరే, అదేంటో, ఇన్‌స్టాగ్రామనేది రారా! అని పిలుస్తూనే ఉంటుంది మనల్ని. అలాంటి సమయంలో ఎవరైనా టెంప్ట్ అయిపోతారండి ఇన్‌స్టాగ్రామ్‌ని చూసి.
అది మ్ హ్మ్. నిజంగా. అవునండి. నిజంగా. అంటే వాళ్ళకి ఆహ్, అది ఖచ్చితంగా అండి. మానవ సహజ గుణమది. టెం టెంప్టైయిపోవడము. కానీ వాళ్ళకి ఆహ్, ఎగ్జాముంది, పరీక్షుంది. సరిగ్గా రాయకపోతే ఫెయిలైపోతామనో, తక్కువ మార్కులొస్తాయని చెప్పి అందరికీ తెలుసు. కానీ, ఆ సమయంలో ఇంద్రియ నిగ్రహ శక్తి వాడే వాడికి, ఉన్నవాడికి మాత్రమే వాడు జీవితంలో ఎదుగుతాడండి చెప్పాలంటే. ఎందుకనంటే, బీటెకనే వయస్సు చాలా చిన్న వయసండి. అంటే, ఆ సం ఆ వయసులో ఆహ్, అంటే బుర్ర లేకపోతే, హార్టనేది కోతిలాగా పరిగెడుతూ ఉంటదనమాట చెప్పాలంటే. అప్పటికప్పుడు అదంతా కంట్రోల్ చేసుకోగలిగే శక్తి అప్పడుకొచ్చేసిందంటే పిల్లోడికి, లేకపోతే అమ్మాయికో, అబ్బాయికో, వాళ్ళు ముందు, ముందు ఫ్యూచర్‍లో చాలా అంటే చిరస్థాయిలో నిలిచిపోతూ ఉంటారండి. అదనమాట.
అవునండి. హ్మ్. అవును. హ్మ్. అవును. ముందు. అవును. హ్మ్. అవును. ఖచ్చితంగా!
ఇం ఇంకొకటండి ఒక చిన్న ఉదాహరణ నా జీవితంలో. మా స్నేహితుడు ఆస్ట్రేలియాలో ఉంటాడండి. అంటే అతను అతనికి త్వరగా పెళ్లైయిపోయింది. ఇంకా వాళ్లావిడ, ఇంకా ఈయన కలిసి అంటే అక్కడికే చదువుకోవడానికెళ్ళిపోయారనమాట ఆస్ట్రేలియాలో. ఒక 3 సంవత్సరాల క్రితము. అయితే, ఇప్పుడు వాళ్ళు మంచిగా సెటిలైయిపోయారు, చదువుకున్నారు. మంచి జాబ్స్ చేస్తున్నారు. ఇద్దరు ట్విన్స్ గూడా ఉన్నారండి. అంటే బహుశా, 1 ½ ఇయరనుకుంటా వాళ్ళకి. <smacks lips> అయితే, మొన్నొకరోజు చాలా మంచి ఆహ్, స్నేహితుడండి. అయితే ఒకరోజు నేను వీడియో కాల్ చేశాననమాట అతనికి. ఎలాగున్నారు, ఏంటి అని చెప్పి మాట్లాడడానికి. అయితే అతను ఈ వీడియో కాల్ లేపగానే, అంటే టీవీ శబ్దం విపరీతంగా ఇనిపిచిందండి ఆ సమయంలో. నేనేం జెప్పానంటే, అరేయ్! నువ్వు మాట్లాడేదేం ఇనిపిస్తలేదు నాకు. నువ్వొక్కసారి లేచి, అది టీవీ అనేది కొంచెం వాల్యూమ్ తగ్గించి, ఏదో ఒకటి చేసి రాపో, అన్నట్టు చెప్పాననమాట. <smacks lips> అతనేమన్నాడంటే, "మా ఆవిడ, ఆహ్, పిల్లలకన్నం పెడుతుంది. ఇంకా అందుకని టీవీ అనేదుంది, సరే నేను చెప్తా" అని చెప్పి, అతను మెసేజ్ చేయడం మొదలుపెట్టాడండి వాళ్ళ ఆవిడకి.
హ్మ్. ఓకే. ఓకే. ఓకే. ఆహా! ఓకే. హ్మ్. ఓకే. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. ఓకే. అదే. హ్మ్. అవును.
అంటే, నాకప్పుడర్థమైందనమాట. దగ్గరే ఉన్నాడు కదా! నువ్వెళ్ళి చెప్పచ్చు గదా! దానికి మె హ్మ్. అంటే, నువ్వు మెసేజ్ చెయడమేంటి నాకర్థం గాలేదనంటే, టెక్నాలజీ ఉన్నప్పుడు టెక్నాలజీ వాడాలని చెప్పి రిటర్న్‌లో నాకే పంచేశాడండి జెప్పాలంటే. అంటే అంటే, చాలా మందికండీ, ఇదింత వినగానే ఆహ్, కొంచెమూ కామిడీలాగనిపిస్తది, కానీ, ఇది చాలా, చాలా, చాలా టాక్సిక్కండి. చాలా టాక్సికయిపోతది ముందు ముందు. అయితే, నేనూ, నేను చెప్పే విధానంలో నాకెంత రైటుందో అంతవరకు నేను జెప్పానండి అతనికి. "రేయ్! ఇది కరక్ట్ కాదు. దా కుటుంబ సభ్యులనంగా అంటే, మాట్లాడాలి చిన్న చిన్న విషయాలకైనా. మీరిద్దరు ప్రేమ్"
వెళ్లి చెప్పచ్చు కదా! హ్మ్. గోరం ఇదైతే మరీ. అవును. నిజంగా. అవును. అవును. హ్మ్. అవును. అదీ మరీ పక్కనున్న వాళ్ళకి కూడా టెక్స్టే పెట్టుకోని, ఈ టెక్నాలజీసొచ్చిన వెంటనే ఆఫ్ జెయి అని చెప్పడవేంటండి, వెళ్ళి చెప్పాలి కానీ.
హుహు. నిజంగా. అంటే, వాళ్ళు ప్రేమించుకున్నప్పుడు ఒకరినొకరు ఇడిచిపెట్టేవాళ్ళు గాదండి, ఒదిలిపెట్టేవాళ్ళు గాదనమాట. అట్లాంటిదిప్పుడు పెళ్ళయిపోయి, పిల్లలున్న తర్వాత, అంటే, టెక్నాలజీ వాడడం, ఇదంతా కరెక్ట్‌ గాదనిపిచ్చి అలా జెప్పానండి. అంటే, నేనొకటే అండి, ఫోను వాడాల్సిన సమయంలో ఫోను వాడి, ఆహ్, కుటుంబ సభ్యులతో నువ్వు గడపాల్సిన టైంలో, అప్పుడు సమయం వాళ్ళతోని గడిపేసి, నా పర్సనల్ పనేమన్నుంటే చూసుకునేది. అంటే, నాకంటూ ఒక క్లారిటీ ఉందండి, టైమ్ టేబుల్ రాసుకోవాల్సినవసరం లేదు. అలాగ నేను, ఇలా పని జీవితం, డిజిటల్ సరిహద్దు, అదొక సమతుల్యత అనేది, నా జీవితంలో ఏర్పరుచుకున్నానండి మొత్తానికైతే.
హ్మ్. హ్మ్. అవును. అవును. అవును. హ్మ్. నిజంగా. చాలా బాగా చెప్పారండి. ఎలా మీరు అన్నిటిని బ్యాలెన్స్ చేసుకొనీ, మీ అక్క వాళ్ళ ఇంటికొచ్చిందప్పుడు, ఎలాంటి నియమయితే పెట్టారో ఫోను వాడకూడదు అని చెప్పి. నిజంగా చాలా బాగా పెట్టారండి, చాలా బాగా మాట్లాడారు కూడా. ధన్యవాదాలండి.
హ్మ్. అవునండి. నాకు గూడా చాలా బా అనిపిచ్చిందండి మీతోని మాట్లాడి. ఖచ్చితంగా మళ్ళీ కలుద్దామండి. ధన్యవాదాలు.